ఎక్కువ సాలరీ వస్తుందని యెళ్ళిపోయినప్పుడు డబ్బులెంత ఎక్కువ పెరిగితే అంత ప్రెషర్ ఉంటదని తర్వాత తెలుసుకున్నానండి.
<chuckles> అయ్యయ్యో! మరి మీ కుటుంబానికి దగ్గరగా వచ్చారా? లేదంటే ఎలాగా? దగ్గరకొచ్చారు.
ఆ! అలా తెలుసు దగ్గరకొచ్చానండి. దగ్గరకొచ్చేసనండి. అయితే వచ్చేసినప్పుడు దగ్గరకొచ్చానని ఇంకోటి ఏంటంటే రోజుకి 50 కిలోమీటర్ల జర్నీ అండి నాకు.
అబ్బా! అంటే దగ్గరికొచ్చిన సంతోషం లేకండా.
ఆహ్, అయితే నేనేవనుకున్నానంటే నాకు ఎప్పుడొక కోరికండి. నేను ఇంటి దగ్గర నించి ఉద్యోగానికెళ్ళాలి. మళ్ళీ ఇంటికి సాయంత్రం, ఇంటికొచ్చేయాలని.
మరి అలా జరిగిందా?
జరిగిందండి.
అవునా?
పొ పొద్దున్న 7 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరేవాడినండి. సాయంత్రం 7 గంటలకొచ్చేవాడిని. ఏడుతో, 8.
ఓహో! అంటే ఒక గంట ప్రయాణమా మీకు?
గ అహా! గ 2 గంటల ప్రయాణమండి.
ఓహో! 2 గంటలు వెళ్ళడం, 2 గంటలు రాడం.
అవునండి. 9 గంటలు డ్యూటీ.
ఓహో!
13 గంటలు బయలుదేయి ఈ యెళ్ళేటప్పుడండి నాకు వచ్చేటప్పడికి ఆహ్, పొద్దున్న పనిజేస్తాము ఆఫీసులో, అలసిపోతము.
మళ్ళీ ప్రయాణం కూడా ఇంకా చిరాగ్గా ఉండుంటుంది. అక్కడ పని కంటే.
అయితే ఇంక ఈ అలసిపోవడంతోటెండి, వచ్చి నైటే వచ్చి పడుకునేవాడినండి ఇంక.
ఇంకా ఇంట్లో అప్పడికి పెళ్లయిపోయింది అంటున్నారు. భార్యతో కొంతసేపు మాట్లాడడం గాని, అమ్మ నాన్నతో కబుర్లు ఏమి లేదింకా.
ఏవీ లేదండి. అదే చెప్తున్నాను. లేదండి. ఇంకెళ్ళి పడుకోడమే అండి. అయితే ఈ పడుకోడం ఆహ్, పొద్దున్నే లె 6 గంటలకి లెగడం. మళ్ళీ రె గంటలో రెడీ అయిపోడం, మళ్ళీ డ్యూటీకెళ్ళిపోడం. 1 ఇయర్ ఇలాగే చేశానండి.